ఇది చాలా వరకు మీరన్నట్టుగా అసలిప్పుడు ఎలా అయిపోయిందంటే ఉదాహరణకి, ఈ మీరన్నది ఇంత క్రిటికల్‌కేర్‌ని నేను జెప్పాలంటే నేనేక్కడో విన్నాను. ఈ కంపెనీ సిఇఓ‌స్ గూడా మంచి చాలా వాళ్ళు మాతన్ మైక్రోఫోన్‌ని స్టిక్కర్స్ ఏసి మ్యూట్ పెడతారంట. క్యామరాస్ గూడా స్టిక్కర్స్ ఏసి మ్యూట్ పెడతారంట ఇంత ప్రైవసీ గురించి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట గూడా మన ఫోన్ వింటుందన్నమాట. మనం చేసే ప్రతి పనిని, మనం సెర్చ్ చేసే ప్రతి దానిని గూడా మనం ఏం సెర్చ్ చేస్తున్నామనేది ప్రతీదీ వింటుందని అంటున్నా. అంటే ఉదాహరణకి ఇక్కడ ఏదో మనం ఏదో సోఫా ఈ కరాబయింది. కొత్తది తీసుకోవాలి అననన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా గానీ దాన్నేం ఏం వెంటనే మనకి వెంటనే యాడొచ్చేస్తూ ఉంటుంది ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టా‌గ్రామ్. ఇది నిజంగా గూడా అంటే
హ్మ్. ఓకే. అవునా! మీకా సోఫా అనేది కొనండి అని జెప్పేసని సజెషన్ అనేది వస్తా ఉంది. అదే గదా! హ్మ్. హ్మ్. మరిక్కడ ఇప్పుడు ఇన్ని చూసారు గదా! ఇన్ని చూసారు గదా! ఇప్పుడు సోషల్ మీడియా ఎలాగా? ఏంటి అనేది? మరీ ఇప్పుడు ఎలాగా ఇదంతా కూడాను మీ భావాలు అంటే, మీలో ఉన్న వ్యక్తిత్వాన్ని కానీ, ఏదన్నా మార్చడానికి ప్రయత్నించినయి ఈ అన్నీ కూడాను?
అవును. అవును. అవును. అవును. అవును. అంటే ఎప్పుడైనా గానీ ఈ, ఈ సోషల్ మీడియా‌ని మార్చాలని ఒకటి, మన వరకు మన నియంత్రనుండాలి. ఏదన్నా చూసినప్పుడు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఒచ్చింది కరెక్టే‌నా? కాదా? అనేది ఆలోచించాలి. లేదా, మనం దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయామనుకోండి. తర్వాత వచ్చే ప్రభావాలయితే చాలా పరిణామాలు దుష్ప్రభావాలు చాలా ఉంటయి. అంటే ఉదాహరణకి నేనిప్పుడు ఏదో ఒక చిట్కా వెతికాను నేను ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో గానివ్వండి. నాకు దానికి నాకు తలనొప్పికి ఇది చిట్కా అనుకోండి. అక్కడ దాంట్లో చెప్పినట్టుగా గుడ్డిగా వెళ్ళిపోయామనుకోండి, కొన్నిసార్లు అది దుష్ప్రభావాలు ఇవ్వొచ్చు. కొన్నిసార్లు మంచి ప్రభావాలు గూడా ఇవ్వచ్చు. అంటే ఇది మన నా, నా మీదనే డిపెండ్ అయ్యి ఉంది అని అనుకుంటాను నేను. అటు ఈ సమాచారం అయితే కోకొల్లలు. కోకొల్లలుగా మనకు అవైలబుల్‌లో ఉంటంది. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి. దాన్ని మనం తీసుకునే వే, దాన్ని మీరు ఎంత బాగా అనలైజ్ చేయగలుగుతారు? దాన్ని ఎంత బాగా మనం ఫ్యాక్ట్ చెక్ చేసి అన్ని చెక్ జేసుకొని
ఖచ్చితంగాను. హుహు. పరిణామాలు గానీ, ప్రభావాలు కానీ, మనమే భరించాల్సొస్తుంది దానికి. ఓకే. హ్మ్. అంతే గదా! అంతే. అంతే. వాస్తవం అది మాత్రం. హ్మ్. అదే కదా మరి. అదేనండి. ఫ్యాక్ చెక్ చేసుకొని మొత్తం అంతా కూడాను సరి జేసుకోవాలని చెప్పేసనేది మీ అభిప్రాయమన‌మాట ఇక్కడ.
ఆ! మనం ముందు వెళ్తాము. అప్పుడు, అప్పుడు వెళ్ళినప్పుడే కొద్దిగా మంచి ఫలితాలుంటాయనేది నా ఉద్దేశ్యం. లేకపోతే దుష్ప్రభావాలుంటాయని నా ఉద్దేశ్యం.
కరెక్ట్. కరెక్టే మీరు చెప్పింది మాత్రం. హండ్రెడ్ పర్సెంట్ నిజం.

ఆహ్, చాలా వరకు అసలు ఒక న్ ముందుగా చెప్పాలంటే. టీనేజ్‌లో అది ఒక మంచి మీ ఏజ్‌లో మెచ్యూర్డ్ ఉన్న పర్సన్ గూడా అరేయ్! ఇది నిజమేనా? ఒక్కసారి చూద్దామా ప్రయత్నిచ్చాలా అని జెప్పి ఒక మనసు తహాతహాలాడుతూంటుంది. అంటే వాళ్ళు చెప్పే విధానం గూడా అలానే ఉంటుంది కదా! ఒక వాళ్ళు ఒక ఒక ఒక స్పాన్సర్‌ని ప్రమోట్ చేయడానికి మంచి క్రియేటివ్ పద్ధతిలో ఆహ్, ప్రమోట్ చేయడం గానివ్వండి. అసలు మీరు చూసే ఉంటారు కదా. యాడ్ ఎంత బాగా చెప్తుంటాడంటే అసలు బాలన్స్ కూడా ఓపెన్ జేసి చెక్ చేసి చూపిస్తుంటాడు. ఈడు హ్మ్. ఇగ ఈ గేమ్ ఆడగానే ఇంతొచ్చాయి అంతొచ్చాయి అని జెప్పేసి.
హుహు. అంతే కదా మరి! అవును. హుహు. వాస్తవం అది మాత్రం. ఆ! ఓకే. హ్మ్. అయితే ఇక్కడ మరీ సోషల్ మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని, కొన్ని అంటే ఇప్పుడు ఆ పోస్ట్‌లు ఏదైనా పెట్టినప్పుడు ఎవరన్నా కానీ అసభ్యకరమైన కామెంట్‌లనేవి పెడతా ఉంటారు. అవి మీకు ఎలా అనిపిస్తాయి అసలకి?
అది చూసి ఆ! హ్మ్. అవును. అవును. ఇది ఒక రకంగా చాలా వరకు గూడా తీవ్రంగా పరిగణి పరిగణించాల్సిన అంశం ఇది. ఎందుకు అంటే? ఇక్కడ మెయిన్ ఆహ్, కంటెంట్ ఏదైనా ఉండనివ్వండి. మన భావాల్ని బలవంతంగా ఆహ్, అవతల వ్యక్తి మీద రుద్దుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇంకొకటి
హుహు. అంటే భావాలు అని చెప్పేసనంటే ఇక్కడ అసభ్యకరమైన మాటలండి. అసభ్యకరమైన పదజాలం అనేది ఎక్కువ అవుతోంది ఈ రోజుల్లో.
ఆ! వాడుతుంటాం. ఎక్కురో అసలు ఎలా అయిపోయింది? ఒక ఉదాహరణకి ఒక ఒక ఒక హీరో గురించి ఒక పోస్ట్ యేసాడనుకోండి ఒక మీమర్ ఆహ్, పెస్ ఫేస్‌బుక్ పోస్ట్ యేసేసి అరేయ్! ఇ ఇలా ఉంది. ఇంత బావుంది సినిమా అని చెప్పేస్తే నాకు వేరే హీరో అంటే ఇష్టం. కానీ అక్కడికొచ్చేసి ఈ హీరో గాకుండా ఆ పోస్ట్ పెట్టిన హీరో గురించి తిట్టడము. లేదా వాళ్ళ అమీబా అభిమానులతోటి అది మనం రీసెంటలీ‌గా చూస్తూ ఉంటాం మనం. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయండి వార్స్. <chuckles> ఆన్‌లైన్‌లోనే వార్‌లంటున్నారు వీళ్ళు ఆహ్, చాలా వరకు ఈ అక్కడ ప్లాట్‌ఫార్మ్‌లలో తిట్టుకోవడము. కొన్ని కొన్ని సందర్భాలలో అయితే ఇది చాలా వ్యక్తిగతంగా గూడా యెళ్ళిపోతుంది. ఆహ్, ఎక్కువ బా యెళ్ళిపోయినప్పుడు గానీ
ఓకే. హ్మ్. అది సంగతి. అవును కదా మరి! చాలా వరకు ఎక్కువైపోయింది మొత్తం అంతా. అదే కదా మరి. అవును. హ్మ్. కదా! అవును. మరిప్పుడు మీరు ఏ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తా ఉంటారు?
ఎక్కు మనకి ఎక్కువ ఏది ట్రెండ్ అవుతుంటే అది ఎక్కువ యూజ్ చేస్తుంటాం గదా! ఇన్స్‌స్టాగ్రామ్ కానివ్వండి. ఆహ్, ఇన్స్‌స్టాగ్రామ్ ఎక్కువగా ఇన్స్‌స్టాగ్రామ్ గానివ్వండి ఫేస్‌బుక్‌గాని వాడుతూ ఉంటాం. ఫేస్‌బుక్‌ త్రే మళ్ళీ థ్రెడ్స్ వాడుతూ ఉంటాం.
అంటే ఇప్పుడు మీరు ట్రెండింగ్‌లో ఉన్నది చెప్పండి ఒకసారి. ఏది ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మరి మీకు? హుహు. యూట్యూబ్ కానీ ఇట్లాంటియన్నీ కూడాను వాడరా?
వాడుతుంటాం. యూట్యూబ్ ఏంటంటే? మనము ఏదన్నా వీడియోస్ చూడడానికే తప్ప ఇటువంటి సమాచారాన్ని రీ తీసుకోవడానికి మాత్రం అందులో ఎక్కువగా లేదు. అక్కడ ఏంటి ఇప్పుడు
సమాచారం ఏం లేదా యూట్యూబ్‌లో?

ఉంటది. తీసుకు ఎక్కువగా ఈ మీరన్నట్టుగా వీడియో రూపంలో వస్తుంది. అది ఇనఫ్. షార్ట్స్ ఆ! షార్ట్స్ అంటే ఎలాంటివి, మనకి ఆ!
అంటే షార్ట్స్ వస్తున్నాయి కదండీ! ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ ఏదైనా కానీ ఒకటే కదా! అని చెప్పేసని ఫోటోలు గూడా అప్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్‌లో.
ఆ! ఇప్పుడు కొత్త క కమ్యూనిటీ పోస్టులు ఇస్తున్నారు. కానీ నా వరకేమనిపిస్తుందంటే, ఈ సమాచారం రావడం మాత్రం ఈ ట్విట్టర్ గానివ్వండి, ఫేస్‌బుక్ ఇలాంటి వాటిల్లో వస్తూ ఉంటుంది. కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్‌ని మాత్రం నా వరకు నేనైతే ఎంటర్‌టైన్‌మెంట్ వే లోనే చూస్తూ ఉంటాను. సాధారణంగా.
ఆ! అవును. హుహు. ఆ యూట్యూబ్ అంతా కూడాను ఎంటర్‌టైన్‌మెంట్ వే లోనే చూస్తా ఉంటారు మీరు. మరి ఇన్‌స్టాగ్రామ్‌ ఏ వేలో చూస్తూంటారు మీరు?
అంటే ఇంటర్నెట్‌లో చూస్తుంటారు. ఇవెన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ లోనే అది గూడా! కాకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ వే లోనే కాకపోతే
అది కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ లోనేనా! ఓకే. మరి వాట్సాప్?
వాట్సాప్‌ని మనం షేర్
వాట్సాప్ కానీ, ఇట్లాగ మెసేజింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా! మనకి. ఇవన్ని కూడాను ఎలా ఏ యాంగిల్‌లో చూస్తారు కమ్యూనికేషన్ పరంగా జూస్తారా?
వ్యక్తిగత సమాచారాన్ని. కమ్యూనికేషన్ పరంగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ జేసుకోవడానికి, అలాంటి పరంగా చూస్తూ ఉంటాను. కానీ పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ ఇప్పుడు ఎక్ ఎదా ట్విట్టర్ కానివ్వండి ఫేస్‌బుక్ ఇలాంటి వాటిల్లో మాత్రం అంటే, ఎక్కువ ఆడియన్స్ వైడ్ రేంజ్ ఉన్న వాటిలో నేనెక్కువగా సమాచారాన్ని తీసుకోవడానికి ఆహ్, ఇష్టపడతాను. ఎందుకంటే ఆ! ఎందుకంటే ఫాక్ట్ చెక్ చేయడానికి చాలా వరకు అవసరముంది. హ్మ్.
హుహు. వాస్తవం కదా! ఇక్కడ. అవును. ఇప్పుడు ఈ వాట్సాప్ అనేది వచ్చేసి, ఈ వాట్సాప్ అనేదొచ్చింది మనకి ఇప్పుడు. వాట్సాప్ అనేది రావటం వల్ల, బయట దేశాల్లో ఉన్న వారికి కానీ, మన దేశంలో ఉన్న వారు కానీ, ఎంత దూరాన్నయినా గాని దగ్గర చేసేసింది ఒక్క వీడియో కాల్ రూపంలో.
అవును.